అవునవునవును. చ -చదివేవాళ్ళు ఆడియన్సె, కానీ కొన్ని సార్లు ఏమైతదంటే, వాళ్ళు వాళ్ళకేం నచ్చుతదని మనం రాస్తే <smacks lips> మనం మంచిగా రాయలేం. కాబట్టి ముందు మనం రాశెది మన మనకి నచ్చాలన్నమాట. ఒకటి అంటే రైటింగ్‌ల చాలా ఒకటి బేసిక్ విషయమెటంటే మీకు తెలిశిన విషయం గురించే మీరు రాయగలుగుతరు. కాబట్టి ఇప్పుడు ఒక వంద మందికెం నచ్చుతదది? ఇప్పుడు రిసర్చ్ చేశి, దానికి కూసోనీ అది రాయడమనేది కొంచెం కష్టం. నేను అప్పుడు రాశిందేందంటే ఒక యుద్ధం మీద రాశ్న. అంటే నేను చదివెది చరిత్ర అనమాట. నేను ఇది బ్యాచలర్స్ అప్పుడు కాబట్టి నాకు ఆహ్, గట్టాలంటే చాలా ఆసక్తి. కాబట్టి దాని చుట్టే నేను ఒకటి రాశ్న అన్నమాట. ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక ఆహ్, పెద్దగేం గాదు. వాళ్ళకొక లిమిట్ ఉండే. 7, 8 పేజెస్ ఉండాలంతే. స్క్రీన్ ప్లే అది. కాబట్టి నేను 6, 7 పేజెస్ అటు ఇటు రాశ్న. నా దాంట్లో డైలాగ్స్ కొంచెం ఎక్కువుండే. సెట్టింగ్ పెద్దదే. కానీ డైలాగ్స్ పెద్దగుండే. కావట్టి ముందు అంటే యుద్ధం జరిగే ముందెమైతది? యుద్ధం వరికెట్లెళ్ళింది? యుద్ధం తర్వాతెమైంది? అని నేను అది రాశ్నననమాట అంటే నాకు చాలా ఆసక్తిగా అనిపిచ్చింది. ఎందుకంటే నేను చదివింది మొత్తం అదే ఉండే చరిత్రల. మొత్తం యుద్ధాలు ఏం చేస్తరు? ఎందుకు చేస్తరు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఆ అథెంటిసిటీ అనేది పోతదక్కడ. ఓకే. ఓకే. హ్మ్. హుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఉన్నది. మీరు చదివింది చదివినట్టుగా రాసారా? లేదంటే ఆహ్, కొంచెం ఇంకా ఇంట్రెస్టింగేమైనా మోడిఫై చేసారా?
అంటే ఇది మొత్తం ఆ! అంటే ఇది కల్పితం అన్నమాట. అంటే చరిత్రలో ఒక చిన్న ఘట్టం దీసుకున్న, దాన్ని మొత్తం కల్పితం చేశ్ననన్నమాట నేను. ఆ! అవును.
హుహు. హ్మ్. రిఫరెన్స్‌గా తీసుకొని యాహ్! మొత్తం మీర్ మీ స్టైల్‌లో రాసారు. ఓకే.
ఆహ్, ఒక, ఒక యుద్ధంలో ఒక చిన్న ఘట్టం దీస్కొని దానికి మొత్తం అంటే నేను <chuckles> చెప్పేదంతా మొత్తం అబద్ధమే. క అది మొత్తం అంటే సినిమా అంటే సినిమా అది కల్పితం అంటే సినిమా అంటే మొత్తం. అబద్ధమే అని చెప్పుకోవచ్చు. అది రాశెటప్పుడు గూడా తెలుస్తదన్నమాట కొన్ని సార్లు. ఎందుకంటే రాయడం అనేది నాకు చాలా అంటే మన మానవాళికే కొంచెం చాలా బేసిక్ పని అనిపిస్తది నాకు కొన్ని సార్లు. ఎందుకంటే? మీరొకటి రాస్తరు. ఒక అర్ధగంట తర్వాతొచ్చి మళ్ళీ చూస్తే అది మళ్ళీ ఇది బాలేదో కట్ చేశి మళ్ళీ ఇంకొకటి రాస్తరు. <smacks lips> ఇంకొక విషయం రాయడంలో నాకు ఏమనిపిస్తది అంటే. మీరు రాశె కొద్దీ ఆహ్, మీ ఐడియాలో ఏదైతేతుందో, ఆలోచన ఏదైతేతుందో అది మీరు బయట పెట్టిన తరువాత, అప్పుడు మీ మెదడు బుర్ర కొంచెం ఖాళీ అయితది. అప్పుడు కొత్త ఆలోచనలొస్తయనిపిస్తది. కాబట్టి ఇది గూడా
హ్మ్. హ్మ్. ఫిక్షనల్. హ్మ్. హ్మ్. ఎస్ ఎస్. హ్మ్. హుహు. ఓకే. అవును. అవును. ఇంకోటి కొంతమంది కొన్ని ప్లేసెస్‌లనే మైండెక్కువ చురుకుగా పనిజెస్తది అంటారు గదా! కొంతమందికి ఆహ్, ఇప్పుడు పూరి జగన్నాథ్ ఎక్కడికో ఎళ్లి రాసేస్తడంట. బ్యాంకా‌కొ ఎక్కడికో గోవకో. <smacks lips> సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర మైండెక్కువ పని జేస్తదన్నట్టు ఆహ్, కొంతమందికి ఇండోర్, కొంతమందికి ఔట్‌డోర్ ఆ! కొంతమందికి ఇంకెక్కడైనా బీచెస్, అలా సో మీకు ఆహ్, మీరిప్పడిరకు మీ దాంట్లో మీకెక్కడెక్కువ మైండ్ చురుకుగా పనిజెశ్నట్టు, మంచి ఆలోచనలు ఎక్కడొచ్చాయి మీకు?
అవునవును. ఆహా! అవునవునవును. హ్మ్. అవును. ఎదైతదె. హ్మ్.